సో, ఆహ్, హ్మ్. ఆహ్, ఆ స్కిల్స్‌ని బట్టే మనము అంటే ఆహ్, అ అంతా దాన్నేమంటారు? అంత వాటర్‌లో నడపడం ఎలా అనేది ఇంపార్టెంట్ కదా!
అదే! ఆ స్కిల్స్ బట్టే అంటే, ఎక్స్పీరియన్స్ ఇంకా స్కిల్ బట్టే వచ్చేస్తది. ఎందుకంటే అప్పుడు సైలెన్సర్ లోపల కూడా, నీళ్ళు వెళ్తాయి కదా! ఆ! ఇంకా ముందుకు వెళ్తుందో, వెనకాలకి వెళ్తుందో అని అర్థం కాదు. ఫస్ట్ స్టీరింగ్ పైన చేతుంటే, అప్పుడింకా తెలిసొస్తది. అసలేం చేశారు? మళ్ళీ ముందుకి వెళ్ళారా? అట్లనే.
ఆ! సో హ్మ్. అదే కదా! డాడి ఏంటి లేదు ముందుకే వెళ్ళాము. వాటర్‌లోకి నెమ్మదిగా కారె‌ళ్ళినప్పుడు <sniffs> ఆహ్, డాడీ ఓన్లీ ఆహ్, లేదండి నీళ్లు లోపలికి రావడమయితే జరగలేదు. కానీ ఆహ్, ఎళ్తున్నప్పుడు అది కొ ఓ కొన్ని మీటర్స్ ఉంది. అది ఆ వాటరనేది. <sniffs> ఆహ్, డాడీ ఏంటంటే, వన్ ఫస్ట్ గెయర్‌లో‌నో సెకండ్ గెయర్ మీదో పెట్టి, ఆహ్, హ్మ్, ఎస్కలేటర్ ఇస్తూ తీస్తూ, ఇస్తూ తీస్తూ ఆహ్, హ్మ్, ఫోర్స్‌తో వెనక్కి నెట్టొద్దు. అలా అని ముందుకు వెళ్ళాలి. ఇంజన్, ఇంజన్ కరాబ్ అవ్వకుండా. సో అలా నడిపారన్నమాట. తరువాత ఏంటంటే, కొంచెం దూరం వెళ్ళిన తరువాత మాకర్థమేంటంటే హార్న్ పోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కారుది. అంటే వాటర్ లోపలికి వచ్చాయి కొంచెం. హ్మ్. <sniffs> అండ్ లైట్ లైట్స్ పోయాయి. <clears throat>
హ్మ్. నీళ్ళేమన్నా లోపలికి వచ్చాయా? హ్మ్. హ్మ్. అదే, అదే మెల్లగా వెళ్ళాలి. హ్మ్. హ్మ్. హ్మ్. అయ్యో! అదే, అదే అంటే తప్పకుండా ఏదో ఒకటి కరాబయితది. సాధారణంగా అంటే ఆ! అనుకున్నా ఇదే హెడ్‌లైట్స్ ఫస్టయితే కరాబయితయి. తరువాత హారన్. హారన్ తరువాత అప్పుడప్పుడు ఇంజన్ ఫెయిల్యూర‌యితది.
హ్మ్. ఆ! ఇంజన్ ఫెయిల్యూర్ అయితే అవ్వలేదు. డాడీ అదే సంతోషించారన్నమాట. ఆ! హ్మ్.
హ్మ్. అదే, అదే అంటే అంత దూరం వచ్చినంక ఇంకక్కడ ఇంజన్ ఫెయిల్యూరయితే, ఇంక ముందే వర్షాకాలం ఎవరొచ్చి హెల్ప్ అయ్యో!
హ్మ్. అప్పటికి నైట్ అయిపో ఆ! <clears throat> అప్పటికి నైట్ అయింది. ఇంకా మేము వెళ్ళిపోయాము. రూమంతా బానే ఉంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మాకు దర్శనం, ఆ నెక్స్ట్ డే మార్నింగ్‌కి ఆటోమేటిక్‌గా మాకు తెలియకుండానే ఆహ్, హ్మ్. ఏంటది? లైట్స్ వర్క్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. వితౌట్ ఎనీ కన్సెంట్. అసలు మేమేమి చేయలేదు. అదే, అదే లైట్స్ వర్క్ అయినాయన్నమాట. తరువాత రిటర్న్ వెళ్ళేటప్పుడు
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. ఆ! ఆ! అదే అంటే, డ్రై అయిపోయినంక సాధారణంగా అట్లా వర్కయితది.
ఆ! ప్రాబబ్లీ అందుకనే అనుకుంటా. మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఏంటంటే, రిటర్న్ వెళ్ళేటప్పుడు కాస్త వరకు హారన్ పని చేయలేదు. దాని తర్వాత అది కూడా పని చేయడం మొదలుపెట్టింది.
హ్మ్.

లేదండి. డ్యాడీ ఒక్కలొకళ్ళచ్చినా ఇవ్వరు కూడా డ్యాడీయే ఓన్లీ. మొత్తం ఎటుపోయినా పాపం ఆయననే నడుపుతారు.
అయ్యో! పాపం. <chuckles> అవునా? అదే. కొంచెం ఆ భయం కూడా ఉంటది కదా! ఇంకా. హ్మ్.
ఆ! <laughs> ఆ! అయితే ఆహ్, హ్మ్. ఏదో ఒక కొంచెం ఆంధ్రలోకెళ్ళిన తరువాతనే ఏదో రోడ్ బ్లాక్ ఉం రోడ్ బ్లాక్ ఉంటుంది. ఆ వాటర్ వచ్చేస్తున్నాయంటా ఇబ్బందిగా ఇబ్బందిగా ఉంది అనన్నారు.
హ్మ్.
సరే ఏమున్నా ఏంటి వెనక్కి తిరగలేము. అలా అని మొత్తం అన్ని రకాలుగాయితే మూసుకుపోదు కదా! అని చెప్పి ఒక ధైర్యంతో మేము ముందుకే ప్రయాణించాం ఇంకా.
ఆహా!
అయితే ఒక స్థాయి తరువాత ఏంటంటే ఒక డైవర్జన్ అయితే వచ్చింది. ఓకే. అంటే ఆంధ్ర వైపు ఎక్కువ వర్షాలున్నాయి. మన తెలంగాణ వైపు ఆరో అప్పటికి లేవు. అయి <clears throat> అ
ఆ! ఓకే. ఓన్లీ అటు సైడ్ తుఫానేమో ఉండే కావచ్చు. మళ్ళీ వైజాగ్‌లోనో ఎక్కడనో తుఫాను ఉంటే ఆహ్, బంగాళాఖాతంలో ఉం ఉంటుండేమో. అ! ఆ!
ఆ! ఆ! అంటే ఏదో వాయుగుండమో సమ్‌ సమ్‌థింగ్ అట్లా అయింది. అయితే ఒక దగ్గర ఆ పేరు నేను మర్చిపోయా కావలి ఓహ్! ఆహ్, ఆహ్ గుర్తులేదు. అయితే అక్కడ దగ్గర నుండి ఏంటంటే డైవర్షన్ వచ్చింది. అనుకున్నా అమ్మా! డైవర్షన్ వచ్చింది అంటే ఏదో చికాకు ఉంది అని బట్ స్టిల్ డైవర్జన్ వచ్చింది. యూజువల్లీ ఏంటంటే ఆహ్, రోడ్డు ఆ! రోడ్ రవాణా అంటే రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అనేది జనరల్‌గానే ఆపే ఆపేయరు. ఏదో ఒకటి రూ ఏదో ఒకటి చూస్తారు అని.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. అయ్యో! ఆ! అదే! ఏదో ఒక పెద్ద సంఘటన అయితేనే ఆ చెట్టుల్లో లేకపోతే ఏ ఆ రోడ్డుకేమో పెద్ద బొక్క పడితేనే అట్లాంటి డైవర్షన్ అయితాయి కదా! అంటే మ్యాప్‌లో చూసారా? లేకపోతే అక్కడ
హ్మ్. అంటే ఇమ్మీడియేట్‌గా ఫిగర్ చేస్తా

ఓకే. అది కొంచెం టైమ్ పడతది ఇంకా. హారెను బ్యానెట్ లోపల ఉంటది. అది ఇంకా డ్రై అయిపోయి, ఇంకా వర్క్ చేయడానికి కొంచెం సమయం పడుతుంది ఇట్లా. హ్మ్.
కొంచెం సమయం పట్టినట్టు ఉంది. మళ్ళీ ఇద్ ఇది ఒక్కటే వెళ్ళినప్పుడే కాదండి. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు, కా ఆహ్, తిరుపతి నుంచి తిరుపతి నుంచి ఏంటంటే, ఈసారి ఏంటంటే, వర్షాలేం లేవు. డ్రై ఉంది ల్యాండ్ అంతా. ఓకే. వర్షం ఆ రోజు ఏమి లేదు. రోడ్ గూడా డ్రై ఉంది కానీ వెళ్ళేటప్పుడు కూడా సేమ్ అన్నీ ఆహ్, ఒక ఒక సేమ్ అదే ప్లేస్ దగ్గరో దానికంటే ముందు కొన్ని కిలోమీటర్లకేమో ఆ! మళ్ళీ సేమ్ ఆగిపోయినాయి బండ్లు.
హ్మ్. సేమ్ ఇదేనా? హ్మ్. హ్మ్. ఓకే.
ఒక 1, 2 అవర్స్ మళ్ళీ ఆగిపోవడం. చెన్ ఆహ్, మళ్ళీ ఇంకొక కొంచెం నెమ్మదిగా నెమ్మదిగా ఆహ్, మూవ్ అవ్వడం అనేది జరిగిందన్నమాట. కానీ ఒక్కటి ఏంటంటే ఆ వాటర్‌లో డ్యాడీ నడిపారు జూడండి.
హ్మ్. హుహు. అదే, అదే. అది కొంచెం గొప్పతనమే ఇంకా.
అది ప్లస్ వ అంత ఎక్కువ వర్షంలో ఆహ్, అంత ఇదిగా ఆహ్, వెళ్ళడం కార్‌లో అనేది రిస్కీ చాలా ఆహ్, వి రిస్‌కైనా విషయం.
అవునవును. అది గూడా ఇంక మొత్తం ఆ జర్నీ మొత్తం కూడా మీ నాన్నగారు ఒక్కళ్ళే నడిపారంటే చాలా కష్టమే. ఆ కష్టానికి తోడు ఇవన్నీ వ వర్షం ఇట్లా పడడం. ఆహ్ అవునవును.
అవునండి. అది. అంటే టూ మచ్ అసలు. కానీ అది ఎప్పటికి గుర్తుండిపోయే ఒక ప్రయాణమైన <chuckles> ప్రయాణం అన్నమాట. మాకన్ని ఇది వర్షంలో. హ్మ్.
<laughs> ఓకే. ఓకే. చాలా బా వివరించారు. అసలు ప్రా మీ ప్రయాణంలో వర్షం ఎట్లా అడ్డుకుంది మిమ్మల్ని. ఆన్ ది వే లోనే అసలు ఎట్లా చిక్కుకుపోయారని, చాలా బా చెప్పారండి. ధన్యవాదాలండి.
<giggles> హ్మ్. హ్మ్. ధన్యవాదాలండి.

ఆ! అదే గదా! అసలు జనరల్‌గా. హ్మ్.
అంటే ఆ! ఒక్కోళ్ళ పైన ఒక్కళ్ళకి నమ్మకం మొత్తం పూర్తిగా యెళ్ళిపోయింది. అంటే, ఎవరి భయం వాళ్ళకుండేది. మీరూ ఆహ్, సమస్యలు <giggles> అంటే, ఆల్రెడీ ఓ సమస్యలో జిక్కుకున్నారు. ఇట్లా ఎవ్వరితో మాట్లాడారా మళ్ళీ మీరు బయట వ బయటకెళ్ళి ఇట్లా, లేకపోతే కార్లోనే కూర్చున్నారా ఆ 2 గంటలు కూడా?
ఆ! అవునండి. హ్మ్. హుహు. లేదు. ఆహ్, నేను మ నేను, మా తమ్ముడయితే నడుచుకుంటూ ముందు వరుకు వెళ్ళాము. ఒక కిలోమీటర్. మళ్ళీ కిలోమీటర్. వెనిక్కొచ్చాము. ఆహ్, హ్మ్, అంటే, మాకర్థమైపోయింది సీనిది, గంటలు, 2 గంటలు కదలవు అని. ఎప్పటికో ఆహ్, త ఎప్పడకో ఒక గంటన్నరకో ఏమో కొంచం మూమెంటొచ్చిందనమాట. ఆ మూమెంట్ గో చిన్న చిన్నగా వెళ్తూ ఆగుతుం, చిన్న చిన్నగా వెళ్ళడం, ఆగటం జరిగింది.
హ్మ్. ఓకే. హ్మ్. ఆ!
అట్లా యెళ్ళిన తర్వాత, మాకు అసలైన అది ఏంది అంటే, అక్కడ వాటర్ ఫ్లో అనేది ఎక్స్‌ట్రీమ్‌గొచ్చేస్తుందండి రోడ్డు మీదకి. వరదకి. అది ఏదో అన్ ఆ! ఏదో ఉంది. మొత్తానికైతే వా వాగులాగా అదీ మొత్తానికి ఆహ్, నిండిపోయి మొత్తం ఓ రోడ్ మీదకొస్తుంటే, ఆహ్, అక్కడ పోలీసులున్నారు, గవర్నమెంట్ ఆఫీషియల్సున్నారు. వాళ్ళందరూ కార్‌లని, బైక్స్‌ని ఆహ్ ఓవరాల్‌గా వేరే సై వేరే వైపు మళ్ళించి వాటిని నీట్‌గా, ఇబ్బంది, ప్రాణానికేం నష్టం జరగకుండా చెయడానికి. ఆ! ఆ! అవును. అలా యెళ్ళడానికి మాకా టైమట్టింది, సరే. ఇదొక ఎత్తైతే, తిరుపతెళ్ళిపోయాం మంచిగానే. తిరుపతెళ్ళిపోయిన తర్వాత
అయ్యో! ఎక్కడి నుండొస్తుంది? ఏమన్నా దగ్గరలో డ్యామ్ లాంటిదేమన్నుండేనా? హ్మ్. ఓకే. అంటే, వరదల్లా ఒచ్చేసిందా సడన్‌గా ఇట్లా? అయ్యో! హ్మ్. ఆ! ఆ! అసలెళ్ళడానికెంత సమయం బట్టింది మొత్తం ఇదంతా అడ్డంకులొచ్చాక?
అమ్మా! ఉన్నదానికంటే, మాకు 3 గంటలు లేట్ పట్టింది.
అయ్యో!
యెళ్ళిన తర్వాతా, ఎళ్ళిన తర్వాతా ఇంకొక హైలెటు. ఇప్పుడు ఆహ్, ఆల్మోస్ట్ ఇప్పుడు క్విడ్డు కారు మీకు ఎలా, ఎంతుంటదో మీరొకవేళ ఇమాజిన్ చేసుకుంటే, ఆ బ్యానెట్ వరకు వాటరొస్తున్నాయి.
హ్మ్. అవునవును. ఆ! ఆ! అమ్మ బాబోయి! అంటే, లోపలికొచ్చేసాయా ఆ నీళ్ళు మళ్ళీ?
ఆల్మోస్ట్. ఆ! ఆ! కాదండి. అయితే, నడపాలి. ఎ డ్యాడీ ఒక డెసిషన్ తీసుకోవాలక్కడ, ముందుకు వెళ్ళాలా? వెనక్కి వెళ్ళాలా? ఇంత దూరము కష్టపడి ఒస్తే, ముందుకెళ్తే బెటరా, వెనక్కెళ్తే బెటరా అన్నప్పుడు, ఇప్పుడూ ఎ ఆహ్, డ్రైవర్ డ్రైవింగ్ స్కిల్సుంటాయనమాట.
హ్మ్. <chuckles> అదిరా. హ్మ్.